అయితే ప్రతి కుటుంబంలో ఇంటి పనులని, ఇట్లా ఉద్యోగ పనులని సమతుల్యం చేసుకోవడం అందరి వల్ల కాదు. కొన్ని కొన్ని సార్లు మగవాళ్ళకు కొన్ని కొన్ని ఆహ్, ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, వాళ్ళు చేసే ఉద్యోగం కావచ్చు సో, చాలామందికి ఈ సమతుల్యం పాటించలేరు. అయితే నువ్వు ఎలా నిజంగా ఆహ్, ఈ ఇంటి పనులని, ఉద్యోగ పనులని నిజంగా సమతుల్యంగా? ఆహ్, నడిపిస్తున్నావా? అలా అలాంటిదేవైనా
హుహు. అవును. హుహు. అవును. నేనైతే మాత్రం, నేనైతే మాత్రం నా చిన్నప్పటి నుంచి ఇంటి పనులనేది మా అమ్మ బాగా అలవాటు చేసేసింది నాకు.
హ్మ్. హ్మ్. ఓహ్! నిజంగా. అందరికీ ఆహ్, అమ్మనే నే నేర్పిస్తూ ఉంటుంది. సో, ఎలా నేర్చుకున్నారు? ఎలా?
హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఏం లేదు. అంటే ఎలాగంటే చీపిరిచ్చిద్ది, ఊడవలేదు అని చెప్పేసనంటే ఆ చీపిరి తిరిగేసిద్ది. అట్లనే అనమాట. అలాగ సింపుల్‌గా మగపిల్లలకి ఫ్లెక్సిబిలిటీ ఉందనమాట నాకు మా ఇంట్లో మాత్రం మా తమ్ముడు, నేను ఉండేవాళ్ళము. ఆడపిల్లలు లేరు మా ఇంట్లో. మమ్మ ఆడపిల్లలు లేకపోయినా గాని ఆడపిల్లలు చేసే పనులన్నీ కూడా మా చేత చేపిచ్చేదంతా.
ఆ! అవును. ఓ నో. <chuckles> అవునవును. వాస్తవం. ఓకే. ఆ! ఆ! ఓకే. ఓకే. నిజంగా అద్భుతం. ఆ!
ఆ! ఎలా అంటే ఇల్లు తుడవటం కానియండి, ఇల్లు ఉడవటం కానియండి ఇట్లాంటియన్నీ కూడాను. అంటే హ్మ్.
అంటే ఆహ్, నిజంగా మా అమ్మకి ఇంత సాయపడ్డారంటే ఆ వయసులోనే.
ఖచ్చితంగా. అస్సలకి చాలా సంతోషం మా అమ్మ ఇప్పటికి కూడాను. అంటే ఆహ్, ప్లేట్లు తిన్న తర్వాత ఆహ్, తిన్న తొక్కులు కానీ అవన్నీ కూడా పక్కన వేసేసి ఆ ప్లేట్‌లో నీళ్ళు తొలిపేసి అక్కడ పెట్టాలనమాట. ఆమెకీజీగా ఉంటానికి కడగటానికి కానీ ఏదన్నా గాని.
ఆ! అవును. ఓకే. అది అవన్నీ మీరే చేసేవాళ్ళైతే.
ఆ! అయన్నీ మేమే చేసేవాళ్ళము. కడిగేవాళ్ళం కాదు. ఆమె కడుక్కునేది ప్లేట్లదన్నీ కూడాను. కాకపోతే ఏంటి అనంటే ప్లేటు నానపెట్టేవాళ్ళం. తిన్న తర్వాత ఎండిపోకుండా దాంట్లో నీళ్లొదిలి ఆ!
అయిత ఎండిపోకుండా నానబెట్టేవాళ్ళు. అంటే ఆ సాయం కూడా గొప్ప సాయమే, నిజంగా చెప్పాలంటే. అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ అక్కడ మీరు మీ మదర్‌కు సపోర్ట్ చేస్తున్నట్టే కదా!
అవును. హ్మ్. ఇంకొకటొచ్చేసరికి ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ పెట్టటాలు.
అవును. ఓహ్! ఇది ఇంట్లో నిజంగా ఇది మగపిల్లలకి అప్పగిస్తారు ఈ పని. <chuckles> అవును.
అస్సలకి ఈ పనంతా కూడాను పెద్ద టార్చరు. ఆహ్, వ వాటర్ బాటిల్. ఆ! వాటర్ బాటిల్ అనేది
టార్చర్, నిజం. దాదాపు మొత్తం ఆ ఫ్రిడ్జ్ మొత్తం నింపేసేయాలి.
అస్సలకి. దగ్గర దగ్గర ఒక 10, ఒక 10 బాటిల్స్ అలాగా నింపుత పెట్టాలి.
అంటే అది మీరు చేసేవాళ్ళా? మీ తమ్ము మీ తమ్ముడు అంటే ఇద్దరు కలిసి చేసే వాళ్లా? మీరును ఒక్కటిదే చేసేవాళ్లా?
ఎవరుంటే వాళ్ళు. ఎవరుంటే ఆళ్ళు.
ఎవరుంటే వాళ్ళు.
హ్మ్. ఒక్కొక్కసారి కిటికీలు తుడిపిచేది, అంటే ఇల్లు మొత్తం శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలని చెప్పేసని డోర్లు అవి ఇవి తుడిపిస్తా ఉండేది. ఇదంతా ఏంటి అనంటే తర్వాత, తర్వాత ఈ పనులన్నీ నాకు నేర్పిచటం వల్ల నాకు నేను బయట దేశానికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఉపయోగపడ్డినాయి ఈ పనులన్నీ కూడాను.
అవును. తుడుపిస్ అంటే అవును. కే నిజం. నిజం, ఇది చాలా నిజంగా. మనం ఏదైతే ఇం అవును.
హ్మ్. అమ్మ హ్మ్, అమ్మ ఎలాగంటే ప్రతి పని ఆహ్, ఇతి "ఇది చేయకూడదు. ఇది మగపిల్లలు చేయకూడదు. ఇది ఆడపిల్లలు మాత్రమే చేయాలి" అలాంటియేం లేకుండా ప్రతీది కూడా నాకు నేర్పించింది.
చెయ్యకూడదు. చెయ్యాలి. నిజంగా నిజంగా ఖచ్చ మంచి చెప్పావు ఈ మాట. అవునవును.
హ్మ్. అదే గదా! ఇప్పుడు. కాదబ్బా! అంటే, నేను ఫస్ట్ ఇదివరకి బిజ బీటెక్ అయిపోయిన తర్వాత షాప్‌కెళ్ళేవాడిని.
అవును. అవును. ఓకే.
హ్మ్. మా నాన్న దె దగ్గర దగ్గర నాకు అంత టైం గూడా లేదనమాట. అప్పుడు ఆ! సొంత షాపు. "నువ్వెళ్ళి కూరగాయలు తీసుకురాపో" అని జెప్పేసని పొద్దున్నే పంపించేది. నా పనులు ఎలా మారిపోయినయినంటే షాప్‌కె‌ళ్ళేటప్పుడు నేను ఎటు ఎళ్ళను. డైరెక్ట్‌గా గుల్లోనే అడుగుపెడతాను స్నానం జేసొచ్చిన తర్వాత.
ఓకే. సొంత షాపు. అవును. ఓకే. పంపించేది. అవును. అవును. గుడిలో ఓకే. ఓకే. ఆ!
ఆ! బయలుదేరేటప్పుడు కరెక్ట్‌గా చెప్పిద్దనమాట. మా హ్మ్. "ఏదోకటి తీసుకురాపో" అని జెప్పేసని చెప్పిద్దనమాట. అంటే కూరగాయలు కానీ, పాల ప్యాకెట్లు గానీ ఏదో ఒకటి చెప్పిద్ది. ఆ! ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు మా ఏదో ఒకటి చెప్పొచ్చు కదా మా నేను కరెక్ట్‌గా బయలుదేరే ముందలే చెప్పాలా? అని చెప్పేసనడుగుతాను నేనైతే.
ఏ ఏమని? తీసుకురమని. పార పాల పాకట్. అవునవును. ఓకే. హ్మ్. <laughs> అవునవును. కొద్ది చికాకుగా అవునవును. ఆ!
ఆ! చికాకుగా ఏంటనంటే నాకదొక సెంటిమెంటు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కళకి కూడాను ఇదొకటి ఉంటదనమాట. ఖచ్చితంగా పొద్దు పొద్దున్నే ఇలాగ ఆహ్, ఎళ్ళేటప్పుడు గుడి దగ్గరికెళ్ళి దేవుడి ముక్కుకుంటారు స్వామి, ఈరోజు బాగా జరగాలి స్వామి వ్యాపారం అనేది బా కస్టమర్లతోటి నిండి పోలి కలకళలాడాలి అని చెప్పేసని దన్నం పెట్టుకొని వెళ్తాన్న అనమాట నేను. ఆ! అలాగ అడుగు పెట్టిన తర్వాత ఆ ఫస్ట్ అడుగు దాంట్లో పెట్టి రెండో అడుగు నా షాప్‌లోనే పెట్టేవాడిని నేను.
ఏమని? ఎలా? ఆ! అవును. చిన్నిప <chuckles> అవునవును. ఆ! షాపు, ఆ!
నాకు ఇదొకటి ఉండిపోయింది.
సో, అలా కలిసొచ్చిందా? బా ఎప్పుడైనా మీరు గమనించారా? అలా చే ఇలా ఇలా చేయడంతో బాగా కలిసొస్తుందనేది?
అమ్మో! చాలా వరకు. ఎక్కడ కూడాను, ఎక్కడ కూడాను, నాకే పని ఉన్నా గాని, నాకు అదొక సెంటిమెంట్ అయిపోయింది నా జీవితంలో.
ఆ! సెంటిమెంట్. అవును. అవును. ఏదో మనం ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ కనెక్ట్ అవుతే, దాన్ని పాటిస్తూనే ఉంటాం. దాన్ని ఆపేయము. అవును.
ఆ! ఆ! మా షాప్‌లో, ఎప్పుడన్నా బిజినెస్ సరిగ్గా జరగలేదన్నప్పుడు, మా షాప్‌లో కుర్రోడు అడిగేవాడన్నమాట, "సార్, ఈరోజు మీరు గుడికెళ్ళి రాలేదు కదా! సార్" అని ఎలా కనిపెట్టావు రా నువ్వు బాబు నువ్వు? అనుకునేవాడిని నేనైతే. <chuckles>
అవును. <chuckles> <laughs> అవునవునవును. అయితే. అయితే ఇంటి పనులు, ఈ ఉద్యోగ పనులు మనము ఆహ్, ఒక వయసు ఒచ్చాక అంటే, మనము ఆహ్, అమ్మ ఆహ్, పెళ్లి కాకముందు ఇంట్లో సహాయపడుతున్నాం, అమ్మకు మీరు చెప్పినట్టు మీరు సహాయపడుతున్నారు. అయితే ఒక్కసారి మ్యారేజ్ అయ్యాక మరి, ఉద్యోగం చేస్తూ ఇవి హ్మ్, పిల్లలు, ఇలా ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు? సమతుల్యం ఎలా?
<gasps> ఆ! హుహు. అవును. అవును. అయ్యో! మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, అస్సలకి ఆహ్, నాకు మ్యారేజ్ అయిన తర్వాత, మావిడి నేను సిడ్నీలో ఉన్నాననమాట ఆస్ట్రేలియాలో. నాకు పేలే నాకు మంచి ఉద్యోగం ఒచ్చిన తర్వాత, మంచి ప్రొఫెషనల్ జీవితం ఒచ్చిన తర్వాత, నేను మా ఆవిడని తీసుకెళ్ళాను. పెళ్లయిన 16 రోజులకే తీసుకెళ్ళిపోయాననమాట నేను. ఎక్కువ కూడా టైం తీసుకోలేదు.
ఆ! ఓకే. ఓకే. ఆ! ఓకే. ఆ! తీసుకెళ్లారు. అవును. ఓహ్! 16 రోజులకి. అయితే మీ ఇద్దరు మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ కొద్దిగా కష్టమై ఉంటుందే, స్టార్టింగ్‌లో?
లేదు, ఏం లేదు. అంతా కూడాను నేను ఒక నెల రోజుల ముందులే సెట్ చేసేసి అలా పెట్టేసాననమాట. అంతా రెడీ చేసేసి.
ఓహ్! నిజంగా మంచి ప్రీ ప్లాన్డ్ అయితే. నిజంగా ఆ!
ఆ! ప్రీ ప్లాన్డ్‌గా చేసాను. ఒచ్చిన తర్వాత ఏంటి అనంటే, ఒక కూరగాయలు కానీ, అవి ఇవి ఇవి మాత్రమే తెచ్చుకునేటట్టుగా ప్లాన్ చేసుకున్నా నేను.
చేసేసారు. ప్లాన్ జేసుకున్నారు. ఓకే. అంటే ఏం మీ భార్య రాకముందే ఇల్లు అంతా మీరే సర్దిపెట్టారు మొత్తం. ఎక్కడి వస్తువులక్కడ పర్ఫెక్ట్‌గా.
హ్మ్. ఆ రోజు నుంచి మొదలుకుని ఇల్లంతా సర్ది పెట్టాననమాట మొత్తం అంతా నీట్‌గా. అది. అలా చేసేసాను. సరే. ఇప్పుడు నేను షాప్ నేనిప్పుడు ఆహ్, ఆఫీస్‌కె‌ళ్ళాను. ఆఫీస్ నుంచి వచ్చేడప్పుడు ఎలా అంటే, ఆహ్, కూరగాయలు ఏం కావాలమ్మా నీకు అని చెప్పేసని అడిగేవాడిని. "నాకిలాగ కావాలి ఇది తీసుకునిరా" అని చెప్పేసనేది. సరే తీసుకొచ్చేవాడిని. ఏదో ఒక ఫ్రూట్ తినేవాళ్ళమనమాట ఖచ్చితంగాను.
అబ్బా! సూపర్! ఆ! ఆ! అవును. అవును. ఓకే. ఆ! ఖచ్చితంగా ఓ ఫ్రూట్. అవును.
హ్మ్. అది తిన్న తర్వాత ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే మేము శుభ్రం చేసుకోవడానికి అంటే అక్కడంత డస్టుండేది గాదు మాకు. వాక్యూమ్ చేసుకునేవాళ్ళమనమాట. శనివారం హ్మ్. శనివారం కానీ, ఆదివారం కానీ వాక్యూమ్ చేసేసుకొని ఇళ్ళంతా మాప్ పెట్టేసుకునేవాళ్ళము. అయితే శనివారం, ఆదివారమే ఎందుకు అని చెప్పేసని అడుగుతావేమో! నువ్వు.
ఆ! వాక్యూమ్ క్లీనర్. అవును. అవును. ఓకే. అవును. ఎందుకు?
ఆహ్, సోమవారం నుంచి సోమవారం నుంచి శుక్రవారం దాకా నాకాఫీసుంటది. ఎళ్ళొచ్చిందాకా నాకొక గంట గంట ట్రావెలింగే సరిపోద్ది రోజు.
ఓకే. అవునవును. అంటే మిగతా రోజుల్లో మీరు ఇది ఆహ్, ఇది షేర్ చేసుకోవడం లెతే క ఈ ఇంటి పనులు చూసుకోవడం ఇలాంటివి ఏమి ఉండదు.
ఆ! చలి. అమ్మాయీ ఆ అమ్మాయి పొద్దు, పొద్దునే నేను లేచేసరికే తన బాక్స్ అదంతా కూడా రెడీ చేసి పెట్టేసేది. నా డ్యూటీ అల్లా కూడాను నేను స్నానం చేయటం, మా బాక్స్ తీసుకొని ఎళ్ళిపోటం.
అవును. అవును. ఎళ్ళిపోవడం అంతే.
అంతే. వచ్చిన తర్వాత నేను పాపం కటింగ్లుగా అంటే ఆహ్, తర్వాత రోజుకి ఏం చేసేది కాదసలకి. తర్వాత రోజు ముందలే ప్రిపేర్ చేసుకుంటాలు అట్లాంటివి ఏం చేసేది కాదనమాట.
న ఓకే. అంతే. ఓకే. అంటే మీరెళ్ళిన తర్వాత కొద్ది ఇల్లు చక్కబట్టుకోవడం. మీ అంటే ప్రతి గృహిణిగది. అది పని అది ఖచ్చితంగా ఉంటుంది. అవును.
చేస్తది చేస్తది. పాపం పాపం చేస్తది. పాపం చేస్తది. అంటే ఎలా అంటే తను ఇలాగ ఎక్స్ట్రా కలికురల్ యాక్టివిటీస్ అంటే డ్రాయింగ్ అని, యూట్యూబ్ అవి ఇవి చేస్తా ఉండేదనమాట మొత్తం అంతా కూడాను. ఆ!
అవును. ఓకే. చేస్తా ఉండేది. సో, ఇద్దరికి కొద్దిగా తీరుగ్గా ఉండేది కాదు. అంటున్నారు. అంతేగ!
అంతే. దేశంగాని దేశంలో ఉంటున్నాము. హ్మ్. తన ప తనది తనకి ఇచ్చేసాననుకో తను కూడా కొంచెం సంతోషంగా ఉండిద్ది కదా! అని చెప్పేసి అనిపించింది నాకు. హ్మ్. అంటే ఇంకా
అవునవును. కర వాస్తవమేలెండి. అవునవును. నిజం. నిజం. అయితే ఆ శనివారలు ఆదివారలు మాత్రం పూర్తిగా ఇద్దరు గృహ పనులు. మీరు మొత్తం ఇద్దర ఇంకా అన్ని పనులన్నీ ప అన్ని పక్కన పెట్టేసేవారు ఉద్యోగ పనులు.
పూర్తిగా. శుభ్రంగా. అయితే ఏ ఇంట్లో ఏదో ఒకరోజు మాత్రమే. రెండిట్లో ఏదో ఒకరోజు మాత్రమే. శనివారం కానీ, ఆదివారం కానీ.
ఓకే. ఏదో ఒక్క రోజు. ఆదివారంకాని. ఓకే. అయ్
హ్మ్. ఒక్కొక్కసారి పాపం ఖాళీగా ఉందనుకో, కొంచెం ఇల్లు గలీజుగా ఉంది అని చెప్పేసి అనిపించిందనంటే పాపం ఆ అమ్మాయి చేసేసేదంతా కూడాను క్లీనింగ్ అదంతా. హ్మ్.
ఓకే. ఓకే. సో, మరి ఇది ఇది నిజంగా బ్యాలెన్స్డ్ లైఫ్ ఇలా పనులు చేస్తూ ఒత్తిడికి కొన్ని కొన్ని సార్లు మనం ఒత్తిడికి బాగా గురవుతాం. ఎందుకంటే ఆఫీస్ వరకు చేసొస్తూ, మళ్ళీ ఇంటి పనులు మొ ప్రతిసారి ఓ కిందికి ఒంగాల్సుంటుంది. పైకి లేవాల్సుంటుంది. ఆహ్, ఇవి ఎలా అంటే కొద్దిగా ఏదైనా స్ట్రెస్ ఫ మీరెప్పుడు ఫీల్ అవ్వలేదా ఇలా?
హుహు. అవును. ఉంటది. ఉంటది. అందుకే అహా! లేదు. అంటే లైక్ ఎలా చెప్పాలనంటే, ఇప్పుడు నేను చెప్పా కదా! ఇంతకుముందు. శనివారం రోజు మాత్రమే పెట్టుకున్నాను. ఎందుకంటే శుక్రవారం రోజు నైట్ నేను ప్రశాంతంగా ఒక 2 బీర్లేసేస్తాను.
అవును. అవును. ఆ! <chuckles> స్ట్రెస్ పోవడానికి.
ఆ స్ట్రెస్సంతా పోవటానికి. ఆ! నిజం. ఆ! స్ట్రెస్ పోవడానికి ఒక రెండు బీర్లేసేసి. మంచిగా బిర్యానీ 1 తింటాను నేను. ఆ! స్ట్రెస్ పోద్ది ఖచ్చితంగాను. మావిడతోనే కూర్చున్నోవాడిని. అంటే మా ఫ్రిడ్జ్‌లో స్టాక్ పెట్టుకున్నోడిని నేను ఎప్పుడు కూడాను.
2 బీర్లేస్తే నిజంగా స్ట్రెస్ పోతుందా? <chuckles> అవునా! ఓహ్! అవునా?
ఆ! ఎప్పుడు స్ట్రెస్సొచ్చినాగాని. నేను అలాగా కొంచసేపు కూర్చుంటాను.
ఓకే.
ఏసేసి కూర్చుంటాననమాట. మంచిగా నాన్‌వెజ్ ప్రియుడిని నేను. అలా తీసేసుకొని అలాగా స్ట్రెస్ లేకుండా కూర్చుంటాను. మావిడే ప్రశాంతంగా ఆహ్, ఆ! నాన్ వెజ్జు మావిడికి చేయటం రాదు. నాన్ వెజ్ రాదు మావిడికి చేయటం. నేనే చేసేవాడిని. వంట తీర్చుకోవటం. అంటే వంట చేసేటప్పుడు కూడా నాకు కిచెన్‌లో ఎవరుండొద్దు. నేనొక్కడినేే చేయాలి వంట. కటింగ్గులు గాని ఏదన్నా గాని.
ఓకే. ఆ! అవునా! అయితే మీరు ఈ ఈ వంటలూ అంటే మీరు వంటలు కూడా సహాయపడేవాళ్ళా? రాదా? అవునా! ఓహ్! ఓహ్! అవునా! ఎ ఎవరు రావద్దు. మీరోక్క
ఎవరు రావద్దు. శుభ్రంగా చేసి పెడతాను నేను. హ్మ్. మా భార్య కూడా రాదు. "ఎందుకయ్య బాబు నీతోటి తిట్టలు తింటాను నేననవసరంగా ఇలా కట్ చేసావు. అలా కట్ చేసావు అని అంటావు. నీకు నచ్చినట్టుగా నువ్వే కట్ జేసుకో" అని చెప్పేసి అనేది పాపం.
మీ భార్య గూడా వచ్చేది కాదు. <chuckles> అంటే ఆ చికెను కడుక్కోవడము. ఇలాంటివిన్నీ చేసేంత వరకు మొత్తం మీరొక్కరే. మరి ఎలా ఉండేది? మీ ఆహ్, మీ అదే మీ భార్యగారు. మీ చికెను టేస్ట్ ఆహ్, ఎలా మంచిగుందా? లే
అవును. అన్నీ చేసేస్తాను. హ్మ్. అన్నీ చేసేస్తను. హుహు. బాగా. బాగా ఇష్టంగా తినేదనమాట. కారం కారంగా చేసేవాడిని. ఇష్టంగా తినేది. హ్మ్. అంటే తను కడుపుతో ఉన్నప్పుడు, తను కడుపుతో ఉన్నప్పుడు. ఫస్ట్ టైమ్ అక్కడే వచ్చింది ప్రెగ్నెన్సీ. తను కడుపుతో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేసిచ్చే చేనిచ్చేవాడిని కాదనమాట. ఎందుకనంటే ఫస్ట్ టైమూ 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పేసని నాకు చెప్పారు డాక్టర్లు. హుహు. ఆ 3 నెలలు ఒక్క పనంటే ఒక్క పని కూడా చేయకుండి. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కూడాను. నేనే బాక్స్ కట్టేసుకొని అలాగ చేసుకుంటా వెళ్ళేవాడిని. ఏంటి అనంటే నాకంత పెద్ద స్ట్రెస్సుంఉండేది కాదు వర్క్‌లో.
అవునా! అవునా! అద్భుతం నిజంగా. అయితే ఈ బన్న ఆ! ఓహ్! నిజంగా అదృష్టవంతరాలు. అవునవును. నిజంగా అండి. వాస్తవం అండి అది. అవును. హ్మ్. ఆ! అంటూ అంటే నోవా అంటే స్ట్రెసుండేది గాదు. అంటే మీరు బాగా ప్లాన్డ్‌గా వర్క్ చేసుకునేవాళ్ళు అయితే. అంత తెలిసి.
స్ట్రెస్సుండేది కాదు అస్సలకి. ఆ! బా కరెక్ట్‌గా పొద్దున్నే 9:00కి అని చెప్పేసనంటే 7:30కల్లా ఇంట్లోనుంచి ఎళ్ళిపోయేవాడ్ని. 8:30కల్లా ఆఫీస్‌లో ఉండేవాడ్ని 9:00కి నాకు కాల్ ఉండేది. అది మాట్లాడుకునేవాడిననమాట.
ఓకే. అవునా? అంటే మీ ఇంటికి ఆఫీస్‌కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎంత ట్రావెలింగ్ ఓ గంట ట్రావెలింగ్.
గంట. గంట. గంట సేపు కరెక్ట్‌గా గంట. హ్మ్.
సరే, అంటే సర్ ఎంట్రీ సొంత ఓన్ వెహికల్‌లోనే ఎళ్ళిపోయేవాళ్ళు.
లేదు, లేదు. ట్రైన్‌లోనే ఎళ్ళేవాడిని నేను. లోకల్ ట పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనే ఎళ్ళేవాడిని. హ్మ్. ఎందుకనంటే ఆ సిటీస్‌లో వాటిల్లో ఈ పార్కింగ్ ఫీజులు కట్టేదానికంటే ఇలాగ ట్రైన్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎళ్ళటం బెటరు.
ఆ! ట్రైనులోయి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎళ్ళేవారు. ఓకే. ఓకే. ఎద్ తీస్ అవును. నిజంగా వాస్తవమే అది. అవును. అయితే అవును. అయితే ఈ బర్నౌట్ లేదా ఒత్తిడికి చేరుకున్నప్పుడు మీరు తక్ తీసుకున్న తక్షణ నిర్ణయాలు ఏముంటాయో బాగా ఇంగ మా కాఫీ <giggles>
హ్మ్. పార్కింగ్ ఫెసిలిటీస్ మెయిన్ థింగ్ అక్కడ ప్రాబ్లము. హుహు. కాఫీ తాగేస్తా. కాఫీ తాగేస్తాను. అర్జెంట్‌గా కాఫీ తాగేస్తాను నేను.
సో కాఫీ ప్రియులయితే మీరు?
ఎ ఆహా! ఎళ్ళిపోయి. ఆ క్యాఫెటీరియా ఒక 2 డబుల్ షాటు. అది ఎక్స్‌ప్రెస్సో ఏసుకొని దాంట్లో లైట్‌గా మిల్కు ఎంత తక్కువ మిల్క్ కుదిరితే అంత తక్కువ మిల్క్ పట్టేసుకొని తాగేస్తాననమాట. వితౌట్ షుగరు. హ్మ్.
ఆ! ఓకే. అవునా? అంటే ఎ మరి చిట్ ఇవి మీరు నిజంగా ఒత్తిడికి గురైనప్పుడు మీకు కొద్దిగా అనుభవం ఉంటుంది, కాబట్టి మీరు ఎలాంటి చిట్కాలు ఆహ్, తీసుకునేవాళ్ళు? అంటే ఒత్తిడి గురి కాకుండా బర్నౌట్ కాకుండా?
హుహు. చిట్కా అంటే నాకు నాకు స్మోకింగ్ హ్యాబిటుంది.
అది చేస్తుంటారా?
ఆ! అది చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. కాఫీ తాగుతా ఉండి, అది చేస్తాననమాట. అంటే ఇక్కడ తప్పేం కాదిది. ఏంటి ఆ! ఇది తప్పేం కాదు. ఆఫీస్ పర్పస్‌లో ఇయంతా కూడను, మీరు చూస్తే గనక ఆఫీస్‌లో గాని, అదంతా గూడాను స్మోకేరియాాలుంటాయి. అదంతా కూడాను. అదేం తప్పు కాదు. హ్మ్. అది స్ట్రెస్ తగ్గిచుకోడానికే.
అంటే కాఫీ తాగుతూ సిగరెట్. అవును. సపరేటుంటాయి. అవునవునవును. సొ అంటే ఆ దేశం‌లో తప్పు గదంటున్నారు.
ఎక్కడ కూడాను.
అవును. హ్మ్.
హ్మ్. ఎందుకు పెడతారు మరి తప్పైనప్పుడు? అందుకని జేప్పేసని. అయితే అది తప్ మేబీ ఇంతకు ఎ ఎదుటి వ్యక్తికి తప్పయిండొచ్చు. కానీ, నా స్ట్రెస్ తగ్గిచుకోడానికి నేను చేసే పననమాట అది.
అవును. ఆ, అంటే అంటే మీరు డైలీ ఇయాన్ని ఎక్కడా ఆ! అవునా! అవునా!
మావిడికి తెలుసు. మావిడికి తెలుసు. నేనేం దాపరికాలు మావిడికి తెలుసు. ఆ! ఇంట్లోనే స్టాక్ పెట్టుకుంటానన్నప్పుడు మీరు అర్థం జేసుకోండింకా. అంటే అంత దాపరికాలు లేకుండా, మా ఇద్దరి మధ్యన ప్రేమనేది ఉండేదన్నమాట.
అవద అంటే ఎప్పుడు? ఉండేఉంటది. అంటే మీరు అంటే, ఎక్కువగా ఒత్తిడి గురైనప్పుడు మాత్రమే, ఇలా సిగరెట్ స్మోకింగ్ ఇంకో కాఫీ అంటే, ఇంకొద్ది రిలాక్సవ్వడం కోసం.
హ్మ్. ఆ! అంతే. ఎక్కువ, ఎక్కువున్నప్పుడు మాత్రమే. రిలాక్సవ్వడం కోసం అది. కాఫీ మాత్రం రెగ్యులర్‌గా తాగుతాను. కాఫీ మాత్రం రెగ్యులర్‌గా తాగుతాను. అది మాత్రం అప్పుడప్పుడే.
తప్పులేదండి. మనం కుదిరలే. రెగ్యులర్ అంటే టీ టీ ప్రిఫర్ జేయరా?
టీ అలవాటు లేదు. అస్సలు కలవాట్లేదు టి.
అంటే మీరు ఫస్ట్ నుండె కా కాఫీయె తాగుతున్నారా? టీ ఎప్పుడు తాగ తాగరసలు?
ఆహా! లేదు. నాకు ఎసీడీటీ వచ్చేది, టీ తాగినప్పుడు. కాఫీ తాగినప్పుడు నాకు పర్లేదనిపించింది. కానీ, టీ తాగినప్పుడు నాకేందుకో మరి టీ పడ్లేదనిపించింది నా హ్మ్.
ఓహొ! అవునా! అయితే నిజంగావును. ఒక్కొక్కరికి కొన్ని, కొన్ని పడతాయి. కొన్ని, కొన్ని పడవు. సో, మీకలా కాఫీ ఎక్కువ పడుతుంది టీ టీ కంటే.
అవును. అవును. హ్మ్. ఆ! టీకంటే ఎక్కువ పడిందనమాట. కానీ, ఇక్కడ ఏంటి అనంటే, నా రొటీన్‌లో అని చెప్పేసనంటే, మావిడకి మాత్రం నేను చాలా హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత ఇండియా వచ్చేసేసాం మేము.
ఓకే. అవునా! అవును. అవును. ఓకే. వచ్చేసారు. ఆ! మరి ఇండియాకొచ్చాక ఎలా అంటే అక్కడ వాతావరణంకి, మనం పని చేసే వర్క్ అది అక్కడ వేరు ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంకా వ కొద్దిగా వ వర్క్ ఈ సమతుల్యం పాటించాలంటే ఇంటి పని కొద్ది కొద్దిగా కష్టమాయా! ఎప్పుడనిపించిందా?
ఆ! వచ్చేసి. హ్మ్. అవును. హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా అంటే <chuckles> ఇక్కడ ఇంటిికొచ్చిన తర్వాత ఏం చేసావనంటే, పని మనిషిని పెట్టుకున్నాము.
అది తప్పదు ఇంకా. అవును కరెక్ట్. అంటే మన ఇక్కడికి వాతావరణం, ఇక్కడ పరిస్థితి, అక్కడ పరిస్థితులు వేరు.
<laughs> అవును. <smacks lips> కాకపోతే ఏంటి అనంటే, కాకపోతే ఏంటి అనంటే ఆమె సరిగ్గా చేసేది కాదు. మేము సాటిస్ఫై అయ్యేవాళ్ళం కాదు. కానీ ఏంటి అనంటే చిన్నప్పుడు అమ్మ నేర్పించిందిగా తుడవటాలు, అవన్నీ కూడా నీట్‌గా పెట్టుకునేవాళ్ళం అనమాట. హ్మ్.
ఆ! ఆ! అవునా. అయితే. ఇంకొక ఇంకొకటి అడుగుతాను. ఆహ్, మీ అంటే బట్టలు కూడా ఎప్పుడైనా మీవి మీ భార్యవి ఇ ఇద్దరివి కలిసి ఉతికారా ఎప్పుడైనా? అలాంటివి కూడా <chuckles> అవును.
హుహు. నేనా? ఆ! లేదు. అంటే చేత్తో ఉతుకాల్సిన అవసరం రాలేదు. కానీ వాషింగ్ మెషిన్‌లో అయితే ఏస్తా ఉండే వాళ్ళం. హ్మ్.
వాషింగ్ మిషిన్. చేత్తో ఉత్ ఉతకాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా?
లేదు. లేదు. అవసరం రాలేదు వాస్తవంగా అయితే. హ్మ్. ఎక్కడ కూడా రాలేదు నాకు. హ్మ్.
ఇప్పడు వరకైతే రాలేదు. సరే ఆ రాలేదు. అయితే ఈ వాషింగ్ మెషన్‌లో వేసి అంతా అదంతా మీరు బట్టలు ఇదంతా నాన
ఆరబెట్టేవాడిని. కిందకి తీసుకెళ్ళిపోయి, బకెట్లో ఏసుకెళ్ళిపోయి, కిందకి తీసుకెళ్లి ఆరబెట్టేవాడిని సిడ్నీలో ఉన్నప్పుడు నేను. హ్మ్.
మీరే. ఓకే. అంటే ఇ ఇక్కడికొచ్చాక!
ఇక్కడికొచ్చాక తనే ఆరేసుకుంది పాపం. ఇక్కడ ఏంటి అనంటే నామోషీ కదా! ఇప్పుడు నేననేవోడ్ని చేయకూడదిక్కడ పని. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు. ఆ! అంటే ఏంటి అనంటే "నువ్వెంచేస్తన్నావ్వు? ఆ పిల్లెంచేస్తుంది." అన్నట్టుగా వస్తదినమాట అంతా. హ్మ్. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు. మనిద్దరం, అంటే మేమిద్దరం మేమిద్దరం సెపరేట్‌గా ఉన్నాము అనుకోండి. నేను చేయటంలో నాకట్లాంటివి ఏమి లేదనమాట నేనూతను. మేమిద్దరం మళ్ళా సపరేట్‌గా ఉన్నాం. మామ్మళ దగ్గర నుంచి దూరంగా వెళ్లి.
ఆరేస్ ఎందుకట్లా చేయొచ్చు. అంతే అంటారా? వస్తుంది అవును. అవును. ఐతే ఆహ్, ఓ ఓకే.యాహ్! అవును. అవును. అయితే మీరు ఇక్కడ ఇక్కడ మన ఇండియాకొచ్చాక, మీరు మీ తల్లిదండ్రులతోనే ఉన్నారైతే.
హుహు. కొన్ని రోజులు తల్లిదండ్రులతో ఉన్నాను. తర్వాత సపరేట్‌గా ఉన్నామనమాట. సపరేట్‌గా ఉన్నప్పుడు పిల్లలతో పిల్లలు పుట్టిన తర్వాత నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అంటే ఆహ్, పెద్దాకలా ఆ బాత్రూమ్లకి వెళ్ళటం గాని, మంచం మీద టాయిలెట్కి వెళ్ళటం గానీ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. పిల్లలున్నప్పుడు కామన్ కదా! హ్మ్. ఖచ్చితంగాను. ఖచ్చితంగాను. పాపం వాళ్ళు నైట్ టైమ్ ఎప్పుడేళ్ళినా గాని, నేనే కడిగేవాడిని అంతా కూడాను. నేనే కడిగి ఆ! నేనే కడిగి ఇలాగా న్యాపీలు అవి ఇవి మారుస్తా ఉండేవాడిని.
సపరేట్‌గా ఉన్నారు. అవును. అవును. జరుగుతా ఉంటాయి. మరి సహాయపడ్డారా నిజంగా మీ భార్యకి పిల్లలు ఇలాంటివి ఇలాంటివి? మం అవును. నిజంగా. ఎందుకంటే బా స్ట్రెస్‌కి గురి అవుతుంటారు కదా! మార్చడము. పిల్లలకు డ్రస్సులు వేయించడము కొద్దిగా.
హ్మ్. ఎందుకనంటే, అదీ నేనేం ఫీలవ్వల.
ఆ! నే ఫీలవ్వాల్సిన అవసరం గూడా లేదు మనకక్కడ. మన పిల్లలు మనం మనం మన ఆ! మనం మనా యొక్క కుటుంబ సభ్యులే మనం చేసుకుంటు మన పనులు మనం జేసుకుంటున్నాం. అవును.
హ్మ్. ఫీలవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అది నా బిడ్డలు. అవును. హ్మ్. అవును. మా అమ్మ చెప్తా ఉండేదీ, వాస్తవంగయితే "నువ్వు చెయ్యమాక, ఆ పిల్ల చేసిద్దిలే" అని జెప్పేసని. కానీ, ఏం జేస్తాను, అహా! లేదు మా నే ఆహ్, ఏవైంది తప్పేముంది, ఎవరు చేస్తే ఏంటి అని చెప్పేసని నేనే కడిగేసేసేవాడిననమాట.
ఎవరు చేస్తే ఏవున్ అవును. నిజమే. అయితే, ఈ నిజంగా ఆ! ఈ ఇంటి పనులు, ఉద్యోగ పనులు ఇలా చేసేటప్పుడు మనకు కొన్ని కొన్ని సార్లు ఆహ్
హ్మ్. అలాగ హుహు. హ్మ్. ఉద్యోగం అని చెప్పేసనంటే, ఉద్యోగంలో కూడాను, నాకు ఎక్కువుగా నా ఫ్యామిలీ టైమే నేనుచ్చుకునేవాడినండి మన మాగ్జిమము. ఉద్యోగం ఉద్యోగందే. ఆ! ఫ్యామిలీ టైమ్ ఫ్యామిలీ టైమ్‌కి ఇచ్చేసేవోడిని ఖచ్చితంగా. హ్మ్.
అవును. ఫ్యామిలీ టైమ్. ఓకే. ఇచ్చేసేవాళ్ళు. అంటే, ఆ టైంలో ఆ టైం జేసేవాళ్ళు. ఇంటికొచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్‌గా ఇంటి పనులకే అంటే భార్యతో, ఎక్కువగా
అవును. <smacks lips> అవును. ఆహ్, ఖచ్చితంగా. మా ఆవిడ ట్యూషన్ చెప్పుకుంటా ఉంటది. ట్యూషన్ చెప్పిన తర్వాత, నా పనయ్యిన తర్వాత నేను ఇళ్లంతా ఊడ్చేసేవోడిని శుభ్రంగా. ఎందుకనంటే, ఆ అమ్మాయికి ఇండియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇళ్ళంతా ఊడవాలి గదా! చీపుర్లు అవీవుంటాయి గదా! అది. అలా ఊడ్చేసుకునేవాళ్ళంమాట మొత్తవంతా గూడాను. ఊడ్చేసి ఆహ్, కొంచెం మాపేయాలనిపిస్తే మాపేసేసి అలా ఒదిలేసేసేవాళ్ళం. ఎందుకంటే, చిన్న చిన్న పిల్లలున్నారు గదా మాకు, నీటుగా ఉంచుకోవాలి పరిసరాలంతా గూడాను. హ్మ్. చాలా వరకు సహాయపడేవోడినండి మొత్తవంతా గూడాను. హ్మ్.
అవునా! అవునవునవును. అవును. అవును. నీటుగ నీటు అవును. నిజంగండి. ఇలా ఇంటి పను సాయపడేవాళ్ళు. నిజంగా. ఇది ఖచ్చితంగా, నిజంగా ఇటిటి ఇన్ను ఇంటి పనులు, ఉద్య పనులు సమతుల్యం పడ్ నిజంగా మీరు మంచిగా సమతుల్యంగా ఆహ్, నడిపిస్తునారు.
అవును. అలా చేసుకుంటా ఉన్నాం గాబట్టే ఇద్దరం కూడాను చాలా సంతోషంగున్నావనమాట. ఒకళ్ళది నువ్వు నువ్వు నువ్వంటే నువ్వు, నేనంటే నేను అన్నట్టుగా లేకుండా ఇద్దరం కూడాను ఎవరి పనాళ్ళు చేసుకుంటా మనశ్శాంతిగా బతుకుతున్నాము. హ్మ్.
సంతోషంగున్నారు. అవునవును. ఇద్దరం. మనశ్శాంతంగ బతుకు కరెక్టండి. మంచి కరెక్ట్‌గా జెప్పారు. ఇంకోసారి మంచి విషయంతో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
తప్పకుండా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.